ఆ! మాయిశ్చర్ ఎక్కువన్నాను. అయితే ఇక్కడ మాయిశ్చర్ అనేది పాయింటన్నమాట గుర్తుపెట్టుకుంటారని, మీకు ఈ ఎగ్జాంపుల్ జెప్పాను నేను. అయితే ఈ మనం ఈ కంపోస్ట్‌లో నేటంటే, మన పచ్చడ్ల‌లో ఏ ప్రక్రియ అయితే జరగకూడదని కోరుకుంటామో, ఆ బాక్టీరియా పుట్టాలి. కంపోస్ట్‌లోనే అది జరగాలి. అది జరుగుతేనేమో వాటినది డిసెంటిగ్రేడ్ చేస్తదన్నమాట. అంటే వాటి పని మొదలుపెట్టి వాటన్నిటినేమో విడగొడతాయి. ఈ కాంప్లెక్స్ ఏమో కొ ఆ! ఆ నత్రజనీ అవి అన్నినేమో వాటినన్నిటిని విడగొట్టి. ఆ న్యూట్రియంట్స్ అన్నిటిని రిలీజ్ చేస్తాయి అన్నమాట. వాటి పని అది చేస్తాయి. అయితే
ఓకే. <chuckles> ఆ! చాలా సంతోషం. హ్మ్. హ్మ్. ఆ! కంపోస్ట్‌లో అదే జరగాలి. ఆహా! ఓకే, ఓకే. ఓకే. హ్మ్. చాలా సంతోషం. హ్మ్. ఓకే. హుహు. కాబట్టి అది చాలా సారవంతంగా మారుతుంది సాయిలనేది. మనం మొక్కలకి పెట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. అవును. మొత్తం ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకెంత సమయం పడుతుందంటారు? అంటే ఈరోజు నేను కంపోస్ట్ చేయడం. మట్టిలో ఈట్ ఆహ్, ఈ కూరగాయలు వేస్ట్ గానీ, ఎగ్ షెల్స్ గానీ, ఇవన్నీ వేయడం మొదలు పెట్టాననుకోండి, కంపోస్ట్ తయారు అవ్వడానికి ఎంత సమయం పట్టచ్చంటారు?
ఆ! ఆ! ఆ! ఇక్కడ సారం అంటే, ఇప్ ఇప్పుడు నేను చెప్పిన మీకు సింపుల్ పద్ధతేదైతే ఉందో, అదేమో అంటే ఒక డబ్బాలో పెట్టి ఇ ఇవ్వాళ మ వేసి కొంచెం మట్టి జల్లేస్తాం. మళ్ళీ రేపు చెత్త అందులో అంటే కిచెన్ వేస్ట్ అందులో పడేసి, మళ్ళీ ఒక లేయర్ అనమాట. ఆహ్, మట్టి జల్లేస్తాం దాంట్లో. ఇలాగ ఆ లేయర్‌లా చేసుకొని, ఆ బకెటేమో ఒచ్చి మీకు నిండడానికొక అంటే కొంచెం పెద్ద బకెట్ తీసుకుంటారు. మరి చిన్న బకెటయితేనేమో దానికి ఎక్కువ మెటీరియల్ పడదు గదా. మనమేమో, మనమేమో ఒచ్చి కనీసం ఒక పెద్ద బకెట్ ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్ ఉందనుకోండి, అది ఉందనెసింటే మీకొక నెల‌నాళ్ళునీ కంప్రెసయిపోతుంది. ఈ కిచెన్ వేస్ట్ అంతాని ఆ! కంప్రెస్ మట్టి అది పెట్టడంతో మొత్తం ఆ బకెట్ నిండడానికి మీకొక 2 నెలలో ఎంతో పట్టిందనుకోండి. అది ఒదిలేస్తారు. అప్పుడింకో బకెట్ తీసుకుంటారు. ఇది ఆ చివికపై పూర్తిగానేమో అది మీకు ఎరువు కింద తయారవ్వాలంటే, అది సుమారుగానేమో ఒక 3 నెళ్ళు ప్రాసెస్ పడుతుంది. ము మూడేంటి 6 నెళ్ళు ప్రాసెస్ పడ్తుంది. అయితే
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఓకే. లేయర్స్ లాగా చేయాలి. హ్మ్. హ్మ్. ఆ! <chuckles> అవునవును. హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! హ్మ్. హ్మ్. ఓకే. ఆచ్ హ్మ్. ఆ! ఓహో! అంటే ఇప్పుడు ఆ బకెట్‌ని అట్లా నెలలో నిండిపోయింది. కానీ ఆ తర్వాత మనం ఒక 2 నెలలు దాన్నలాగే ఒదిలేయాలా?
దీన్‌లా అందులో నీళ్ళుండవు. అంత మ మీకు ఆహ్, మి మి కిచెన్ వేస్ట్ అంటే నీళ్ళుండవు కదా. పొడి, ఆ కిచెన్ వేస్ట్ తీస్తారు. కొంచెం మట్టి వేస్తారు. ఆ నీళ్ళు అందులోనేమో ఉండకూడదు. నీళ్ళు ఉంటే మొత్తం పాడైపోతుంది. మన తాలూకా పర్పస్ ఏమో ఇదవుతుంది. అంటే కిచెన్ వేస్ట్ అంటే కూరగాయలు తొక్కులు, తర్వాతన అన్నం మెతుకులు ఇవన్నీ వేస్తారనమాట.
హ్మ్. అవునవును. హ్మ్. అయ్యో! ఆ! హ్మ్. హ్మ్. ఫ్రూట పీల్సు. హ్మ్.